ఆ! లేదు. ఆమె పలానా టైంలో ఏస్తాననంటేనే అప్పుడు మేము వాటరు బిందెతో పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట.
హ్మ్. ఆహా! అంటే డ్రింక్ ఆహ్, వంటలకి అలాగా. హ్మ్.
డ్రింకింగ్ వాటర్. అవును. మాములు వాటరయితే ఆమె వేస్తది అయిపోయింది అని చెప్పి పోతే సో, అసలు చాలా ఇబ్బంది పడ్డానండి ప్రీవియస్ ఉన్న ఇల్లయితే.
హ్మ్. హ్మ్. ఓకే. ఆహా! అంటే రిస్ట్రిక్షన్స్ ఓనర్‌ల నుంచి అలాగ ఉండింది గాని, రూము అంటే మీరున్న రూము అదంతా‌గా బాగానే ఉండిందా ఇల్లు?
భలే రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళన్నమాట. హ్మ్. యాహ్! అంతా బాగునింది. పక్కన వాళ్ళు గూడా కొంచెం <smacks lips> మన టెనెంట్స్ ఉంటారు గదా! పక్కన ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు గూడా చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళన్నమాట.
హ్మ్. హుహు. ఓకే.
మేము బాగుండేది జూసి ఆమెకి కొంచెం ఏమైందో తెలీదు గానీ హ్మ్. అంటే పట్టించుకోరేమో అంటే అంతా ఒక యూనియన్ లాగా <giggles> అయిపోతే ఆమెని ఎదిరిస్తామేమో <chuckles> అన్న ఇది ఉంటది గదా!
వీళ్ళు, వీళ్ళు కలిసిపోతారు నన్నేదేమన్నా <giggles> జేసేస్తారన్నట్టు. ఓకే. హ్మ్. హ్మ్. అయితే మనకి కొన్నిసార్లు ఆహ్, ఇంట్లో ఆ ఓనర్లు ఉన్నా గాని మనకి అంటే అదే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఆ ఆడవాళ్ళు ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారా? లేకపోతే మగవాళ్ళ నుంచి ఎక్కువగా అభ్యంతరాలు ఉంటాయా?
అవును. నాకు తెలిసి మగవాళ్ళైతే డైరెక్ట్‌గా నాకైతే చెప్పలేదండి ఎప్పుడూ. ఆహ్, ఆడవాళ్ళ నుంచే చెప్పిస్తారన్నమాట ఫస్ట్ దాని తర్వాత గదా! మగవాళ్ళు చెప్పేది. <chuckles> సో అట్లా ఇంకేంటి ఇంకా ఏమడిగారు దెలుసా అండి ఇల్లు జేరేటప్పుడు. మీరు వెజిటేరియ‌న్సా? నాన్ వెజిటేరియన్సా?
ఓనర్‌లు. హ్మ్. ఆడవాళ్ళ నుంచే‌ మా <chuckles> యాహ్! నిజంగా. హ్మ్. హ్మ్. అబ్బా! ఆ! ఇది <chuckles> ఇది ఎలా ఉందో దెలుసా? బ్యాచలర్‌ల‌ని అడుగుతారు గదా! మీరు, నువ్వు బ్యాచలరా పెళ్లి జేసుకున్నావా? అని. హ్మ్.
మీరు ఏం కమ్యూనిటీ? హ్మ్. <smacks lips> అలా ఏం లేదండి. కొందమందైతే అసలు వాళ్ళకి రెంటొస్తుందా అననొక్కటే చూసుకునేవాళ్ళుంటారు కొందమంది.

రెంట్ వస్తుందా అని చూస్తారు. లే ఇంకోటి ఇంత రిస్ట్రిక్షన్స్ ఉండవు నాకు తెలిసి. కొందరు ఉంటారు ఇలాగ.
ఆ! అవును. నాకు తెలిసి హైదరాబాదు, చెన్నై అట్లా ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవేమోనండి నాకు తెలిసి.
హ్మ్. అవును. అవును. చిన్న చిన్న సిటీస్‌లొ, టౌన్స్‌లొ ఉంటాయలా.
అవును. మా మా ఏరియా‌లో అయితే చాలా ఉ ఇలాగ అనమాట. మేము ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లము.
హ్మ్.
అంటే ఓన్లీ వెజిటేరియన్స్‌కి ఇస్తాం అనే వాళ్ళు ఉంటారు.
ఓకే. అయ్
ఒక్క రూపాయి కూడా రెంట్ తగ్గించరండి. వాళ్ళు చెప్పేవన్నీ చెప్తారు మళ్ళీ వరుసగా.
<chuckles> అవును. అవును. ఇలాగ అలా చేసినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఇంకో రూమ్ తీసుకోవాలి వెళ్లి. అంటే రిస్ట్రిక్షన్స్ లేని వాళ్ళ దగ్గర తీసుకోవాలి.
అవును. అవును. ఇంకోటేంటంటే అండి ఏదైనా పండగొచ్చిందా? లేదా ఇంకొక నేను మన స్పెషల్ చేసుకున్నామా! ఆమెకెలా తెలుస్తదో తెలుస్తదనమాట వచ్చేస్తది వెంటనే కప్పు పట్టుకొని.
హ్మ్. హ్మ్. ఆ! <laughs>
ఆ! అలాంటి వాళ్ళు అబ్బా! మా ఇంటి పక్కనైతే ఆమె అంతే. చిన్న చిన్న కప్స్ పట్టుకొని వస్తూనే ఉంటుంది. కాఫీ పౌడర్‌కనీ, షుగర్‌కనీ పప్పుకని అవును. మాటలు కలుపుతూ వస్తారు.
హ్మ్. ఓకే. ఏం చేశావు ఈరోజు? ఎల్ హ్మ్. హ్మ్. అవును.
అన్నీ ఎత్తుకొని పోతారు. మనమేం చేస్తాం? "అయ్యో! ఇంటి ఓనెర్ కదా!" "మనమియ్యకపోతే ఎలా?" ఆ! అనే ఇదికిచ్చేసి మొహమాటానికైనా ఇవ్వాలి కదా!
హ్మ్. ఇవ్వకపోతే బాగుండదు. హ్మ్. హ్మ్. అవును. నిజంగా అది. హ్మ్.
ఇంకోటి ఫ్రెండ్స్ అండి. మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఏదైనా చిన్న పార్టీ చేసుకుంటే ఒప్పుకోరండి.

హ్మ్. అయితే మనము ఇప్పుడు ఇంట్లో ఏదన్నా మీరు చిన్నగా ఆహ్, టీవీ షెల్ఫ్‌లో కాని, షెల్ఫ్‌లో కుడా పెట్టకుండా వాల్‌కే మౌంట్ చేసుంటే ఉద్దెశం కానీ, లేకపోతే పైన డిష్ పెట్టించడం కానీ, అలాగ చేసినప్పుడు. అలాంటి విషయాల్లో కూడా వ్యతిరేకతుంటుంది. గోడకి మేకులు కొట్టదు అలాగని చెప్పేసి.
హ్మ్. హ్మ్. అవును. చీలలు కొట్టొద్దంటారు. ఏసీ పెట్టుకుంటుంటే, ఇక్కడ పెట్టారేంటి? ఇటు పె అసలూ! ఇది చెప్పలేదు మీకు! మేము ఏసీ ఒక్ ఒక సైడ్ బిగించామన్నమాట, ఫస్ట్‌లో. అది కూడా ఆయనకి చూపించి బిగించలేదని రచ్చండి!
హ్మ్. ఆ! హుహు. అయ్యో! అదేంది?
అదేందది మీరటు బిగించుకున్నారేంది. ఇటు బిగించాలి కదా. ఇటు పెట్టుకోవాలి కదా?
<chuckles> నాకు ఎటు బిగించాల్సింది, నిర్ణయించాల్సింది నేను కదా? అంటే, గాలి ఎటు నుంచి రావాలో నాకు సంబంధం కదా అదదని అనలేదా?
వా అదే. అది మనకి సంబంధం కదా అది. అబ్బా! ఎందుకులెండి చేరినాక! అయ్యో రామా! అంటే, ఇప్పుడు ఫస్ట్ కంఫర్ట్ చూసుకొని కదా అన్ని సామాన్లు మనం చేర్చుకుంటాం.
హ్మ్. అవును.
మేము పాలు పొంగించిన రోజే
ఇప్పుడు బెడ్ ఇప్పుడూ ఆహ్, ఏమంటారు, ఆ ఇల్లు తీసుకున్నాక నేను ఏ రూమ్‌లో కూర్చుంటానో, ఏ రూమ్‌లో పడుకుంటానో నా ఇష్టమది. నువ్వొచ్చి ఆ రూమ్‌లోనే పడుకోవాలి, అదే రూమ్‌లో ఏసి ఏసుకోవాలని చెప్పడం. ఆహ్, మనిష్టం కదా అది? హ్మ్.
అంతే. అంతే కదా. హ్మ్. అబ్బా! ఎందుకులెండి బాబోయ్! భలే అసలు! ఫేస్ చేసాను ప్రాబ్లమ్ ఫస్ట్‌లో!
ఆ! ఇంట్లోకొచ్చి ఇలాగడుగుతుంటారా ఏమన్నా షెల్ఫ్‌లు గాని, కిచెన్‌లోలాగ షెల్ఫ్‌లు చూసి ఏంటిక్కడ పేపర్‌లు పెట్టలేదలాగని చెప్పేసి?
అహా! అట్ళెప్పుడు అడగలేదు. బట్, మనమెళ్ళాక కదా. మనం యేళ్ళిపోతున్నామన్న తరువాత కదా, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేది. ఇది పోయింది. అది పోయింది. అవును. <giggles>
హ్మ్. హ్మ్. పెయింట్ వెయ్యి, వెయ్యాలని చెప్పేసి. <giggles> నిజంగా.
పెయింట్ పోయింది. అది పోయింది అని.
హ్మ్. అయితే, అద్దె ఇంట్లో వ్యక్తిగతను ఎలా తీసుకురావచ్చనేది కూడా, చాలా బాగా మాట్లాడారండి. చాలా మంచి విషయాలు పంచుకున్నారు. ఇలాంటి విషయాల మీద మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.

ఇంట్లో వాళ్ళనేది అమ్మా వాళ్ళు అలా వస్తారు. ఇంతకు మాక్సిమం నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కి ఇవ్వలేదండి. నేనే చేసుకున్న మాక్సిమం.
ప్యాకింగ్‌కి గానీ, ప్యాకింగ్‌కి గాని కొంచెం మూవింగ్‌కి. హ్మ్. అవును. ఇంట్లో ఇప్పుడు ఒక నలుగురు ఇంటి సభ్యులలాగా ఉంటే చేసుకోవచ్చు అది. కొంచెం సింపులే. ఎందుకంటే
ఇప్పుడేంటంటే హ్మ్. నలుగురున్నా కూడా వాళ్ళు పెద్దవాళ్ళే ఉన్నారండి. పెద్ద యంగు వయసు వాళ్ళెవరు లేరనమాట నాకు.
హ్మ్. ఓకే. అవును. ఎలాగంటే మన తమ్ముళ్ళు గాని లేకపోతే అన్నవాళ్ళని అలాగా ఒకరోజు పిలిచేసి, ఈ ప్యాకెర్స్, మూవర్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఎందుకంటే 20,000 ఆదా అవుతున్నాయంటే ఆ నెల ఖర్చులన్నీ హ్మ్, వెళ్ళిపోతాయి.
అవును. నిజమండి అసలు. వాళ్ళేంది? మనం గూడా ఒకటి పెట్టచ్చేమో, సుబ్బరంగా అన్ని సర్దీ. <chuckles> మనం గూడా చేసుకోవచ్చేమో ఆ వర్కు. మీరు చూడండి వ అంటే ఒక్కళ్ళు ఇల్లు సర్దితే ఇరవై వేలొస్తుందండి. వాళ్ళు మినిమమ్ ఒక 10 మందిని పనికి పెట్టుకున్నా వాళ్ళకెంత ఒక 10, 500 ఇస్తారా?
<chuckles> హ్మ్. చేయొచ్చు. అంటే అది ఆలోచన హ్మ్, హ్మ్. హ్మ్. అవును. ఆ! అంతే మాక్సిమం అంతే ఉంటుంది.
ఆ! ఫైవ్ థౌసండ్ అలాగ పోయినా, వీడికి 15,000 మిగులుతది కదా!
హ్మ్. అవును. ఒక షిఫ్టింగ్ దగ్గర అలా మిగులుతుంది. అవును.
సో, నాకు తెలిసి మంచిద్ అవును. మంచి జాబండి అది ఆళ్ళకి. <chuckles>
ఆహా! వచ్చిందా మరెప్పుడైనా ఆలోచన అలాగా?
<chuckles> యాహ్! రీసెంట్ గానే వచ్చింది. నా ఫ్రెండయితే అలాగే 20,000 పెట్టి మారిందనమాట.
హ్మ్. అయ్యో! ఆహ్, రూమ్‌కి ఒక నెల ఆహ్, రూము ఖర్చులెళ్ళిపోయేవి దాంట్లో ఇరవై వేలు.
సో ఒక్ ఒక నెలే ఏందండి? మాకైతే మేవుండే ఇల్లు 5000నే.
ఆ! యాహ్! అవును. కొంచెమంటే మీరు టౌనునులో వుంటా హ్మ్. <chuckles> నిజంగా.
సో, మాకు 4 నెలలు అద్దొచ్చున్ను. <chuckles> <gasps> ఏమైనా గానీయండి, సొంత ఇల్లు సొంత ఇల్లే. అద్దె ఇల్లు వేరొకరింట్లో మనం ఉన్నట్టేనండి. అది మన ఇల్లయినా సరే.
అవును. వేరొకరు మనకి ఆ ఫీలింగుండదు మన ఇల్లు అన్నట్టు. కానీ కొంతమంది చాలా బావుంటారు, ఓనర్‌లు గూడా. మనకీ మన అవసరాలన్నీ తెలుసుకుంటూ
అవును. నాకైతే ఎవ్వరు తగలలేదండి అట్లాగా. <chuckles>
హ్మ్. ఎప్ ఎక్కడైనా మీకంటే రెంట్‌లల్లో గాని అలాగా కొంచెం ఒక 2, 3 రోజులు లే ఇవ్వడం లేటయినా గూడా ఎలా ఉండేవారు ఓనర్‌లు?
అవును. అసలు కామ్‌గుంటారంట. నేనూ విన్నాను.